లైఫ్‌లో ముఖ్యమైనది ఏదైనా ఉంది అంటే అది కాన్వర్జేషనే అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే అవతల పర్సన్ గురించి ఫేస్ చూసో, లేపోతే వాళ్ళ యాక్షన్స్ చూసో ఏం చెప్పలేం అనమాట. వాళ్ళ మనసులో ఏముంది అనేది కొంతమంది చాలా కటువుగా ఉన్నా లోపల సాఫ్ట్‌గా ఉంటారు. సాఫ్ట్‌గా ఉన్నవాళ్ళు ఇంకా వేరేలాగా ఇలా రకరకాలుగా ఉంటారు మనుషులు.
రకరకాలుగా ఉంటారనేసి సింపుల్‌గా చెప్పేస్తున్నారు. ఓకే. యాహ్!
<chuckles> అండ్ ఇంకోటి ఏంటంటే చాలా కమ్యూనికేషన్స్, అదే <sniffs> సా చాలా సంభాషణలు అనేవి ఎలా ఉంటాయి అంటే ఆహ్, ఒక లైఫ్‌ని టోటల్‌గా మార్చేస్తాయనమాట. అది లవ్ కావచ్చు. లైక్ ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటే ప్రపోజ్ చేస్తే, ఆమె యాక్సెప్ట్ చేస్తే అక్కడి నుంచి వాళ్ళ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది కదా! ఇలా జరగొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే రిజెక్షన్స్ కూడా. ఆహ్, ఒక ఇప్పుడు ఇంటర్వ్యూ ఉన్నారు. ఇంటర్వ్యూ చేసే పర్సన్‌ని రిజెక్ట్ చేశారనుకోండి, అతను కొంచెం బాగా కసితో ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి ఉంటారు కదా! అది హుక్ పాయింట్ అనమాట. ఆ! సో, ఇలా లైఫ్ మారేవి చాలా చాలా ఉంటాయి కదా! మరి మీ లైఫ్‌లో ఏదైనా సంభాషణ ద్వారా మీ టోటల్ లైఫ్ మారింది అంటే ఏంటది? ఎన్ ఎలా మారింది? మీరు అప్పుడు ఏమేమి చేశారో మొత్తం చెప్పండి. <laughs>
అవునండి. అదేనండి. అవునవును. <chuckles> కచ్చితంగా అండి. ఖచ్చితంగా చెప్తాను. అయితే నాదే నా జీవితంలో కూడా ఒక సంభాషణ అనేది జరిగిందండి. అది హ్మ్, మా నాన్నగారితో జరిగింది.
ఓకే. ఏంటది? ఓకే. <chuckles>
యాహ్! అది కూడా ఏంటంటే, కొంచెం డెప్తనమాట.
ఎలా? ఏంటది అంత డెప్తు?
అంటే, 10థ్ తరగతి యాక్చువల్‌గా అసలు అంటే, మొత్తం ఇదంతా మీకు అర్థం కావాలంటే యాక్చువల్‌గా అసలు యె నేనేం చేశానో చెప్తే మీకొక క్లారిటీ వస్తుంది.
ఓకే. ఓకే. చెప్పండి.
సో, అంటే నార్మల్‌గా ఏంటంటే, ఒక ఇప్పుడు 10థ్ క్లాసు, నైంత్ క్లాసు ఆ ఏజ్ పిల్లలకి ఏంటంటే, ఒక అట్రాక్షన్ అని జెప్పేసి ఉంటుంది గదా!
అవునవును. వాస్తవమది. సినిమాలు గూడా తీస్తున్నారు గదా!
హ్మ్. అదే గదా! అంటే, ఇప్పుడు తీస్తున్నారు, <chuckles> అప్పుడంత లేవనుకుంటా మేబి. అయితే వ అంత ఏంటంటేనండి అందరికీ ఉన్నారు, ఎవరో ఒకళ్ళు అంటే నా ఫ్రెండ్స్ గానీ, వాళ్ళు గానీ వీళ్ళు గానీ, అరే ఆ అమ్మాయి అంటే, కొద్దిగా సెలెక్ట్ చేసుకోవడం ఇలాంటియన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక ఆహ్, ఫన్నీ ఫన్నీగా వెళ్తా ఉంటది. అయితే నాకు కూడా 10థ్ క్లాస్‌లో ఎవరన్నా ఉంటే బావుండు అని చెప్పేసి నేనైతే ఫిక్సయ్యానండి.
ఆ! ఓకే. అవును. ఓకే. అంటే, నీ ఫ్రెండ్స్ కున్నారు కాబట్టి నీకు ఉండాలి. ఒక లవర్ అన్నట్టు అనుకున్నావే త-తప్ప, అదే పనిగా ఆహ్, డెస్టినీ ఏం ప్లాన్ జేయలేదు. ఓకే.
అంతే. అంటే, ఆ ఏజ్‌లో ఏం తెలుస్తదండి. అంటే, జీవితాంతం ఒక 60 ఏళ్ళు వాళ్ళతోనే జీవించాలనో లాకపోతే ఇంకొకళ్ళని చూడకూడదు. వాళ్ళనే చూస్తూ
జస్ట్ ఫ్రెండ్స్ ముందు కొంచెం యాక్టింగ్ జేయడం కోసం అంటే ఎన్ ఆహ్, నువ్వు గ్రేట్ అని ప్రూవ్ జేసుకోవడం కోసం ఒకరుండాలి. అంతేనా?
ఆ! గ్రేట్ అని కాదు. అరె! నేను కూడా మీలాగే ఉన్నాను రా! అని చూపిచ్చుకోవడానికన్నా <chuckles> ఒకళ్ళుంటే బావుండు అని చెప్పేసి నేను ఆహ్, అనుకున్నాను. అయి 10థ్ క్లాసు.
ఏహె! <smacks lips> అనుకున్నారు. ఏ క్లాస్‌లో అనుకున్నారిది. 10థ్ క్లాస్‌లో అనుకున్నారు. అనుకున్న ఎన్ని రోజులకి అమ్మాయి దొరికింది మీకి?
అవును. ఆ! అంటే, పెద్దగా మనకేమైనా కోరికలుంటాయేంటండి ఎవరైతే <giggles> బావుంటారో ఆళ్ళని అలా చూస్తూ ఉన్నప్పుడు ఒకమ్మాయి నచ్చింది.
ఆహా! ఎందుకు ఆ అమ్మాయే నచ్చింది క్లాసందరిలో?
ఆహ్, యాక్చువల్‌గా ఆరెంజ్ కలర్ డ్రెస్సేసుకొచ్చింది ఆరోజు.
ఓకే. అంటే, మీ ఫేవరెట్ కలరా ఏంటి? ఓహో! ఓహో!
అవునవును. హ్మ్. ఆరెంజ్ కలర్ డ్రస్సంటే మీకు సింపుల్‌గా చెప్పాలంటే, చాలా వరకు అంటే ఆ ఫాంటనేది ఫా ఫార్మాట్ మీరు గూడా చూసే ఉండొచ్చు. నార్మల్‌గా ఈ విండోస్ సెవెన్ ఆహ్, ఆఫ్ ఆ కేటగిరీలో ఉన్నప్పుడంటే విండోస్ సెవెన్ ఓఎస్ ఉన్నప్పుడు మనకి
ఎలా? విండోస్ సెవెన్ ఓఎస్ అంటే?
విండోస్ ఓఎస్ అండి. ఇప్పుడు విండోస్ లెవెన్ నడుస్తుంది గదా! విండోస్ సెవెన్.
<shushes> ఓహ్! ఓకే. నేను డ్రెస్సులో ఏంటబ్బా? అనుకుంటున్న క్లారిటీగ జెప్పాలి గదా! ఓకే. ఓకే ఆ!
ఆ! కాదు. కాదు. అంటే, విండోస్ సెవెన్ అంటే కంప్యూటరు <giggles> సారీ సారీ కంప్యూటర్‌లో <giggles> విండోస్ సెవెన్ ఆ టైంలో మనకి స్క్రీన్ సేవర్ ఉండేదనమాట ఆరంజ్ కలర్‌లో ఒక లీవ్స్ అలా ఉండేసి ఉండేది.
అవునవును. కరెక్ట్. కరెక్ట్.
హ్మ్. సేమ్ ప్రింటెడ్ డ్రెసనమాట. చాలా అందంగా కనపడిందసలు. అంటే, అప్పుడు ఉన్న ఏజో లేకపోతే ఏమో తెలీదు కానీ నిజంగా ఆ టైంలో ఆ అమ్మాయి అలా నడుచుకుంటూ యెళ్తుంటే ఆ డ్రెస్ గాని ఆ అమ్మాయి బడ్డే అది ఆ రోజు.
హుహు. హ్మ్. ఆ! ఓహో! ఆ నెక్స్టు?
హ్మ్. అంటే అంటే అందుకే గదా లేకపోతే సివిల్ డ్రెసేసుకు రానివ్వరు స్కూలుకి.
సాటర్డే అయుండొచ్చేమో అనుకున్నాను నేను ఇంత సేపు. <chuckles> కాదా?
లేదు. లేదు. మాకు సాటర్డే కూడా యూనిఫార్మే మాకు యా సివిల్ లేదు.
ఓకే. నెక్స్టేమైంది?
అయితే చూసాను. నాకు బాగా నచ్చిందండి. బాగా నచ్చి, నేను ఏం జేశానంటే, అది అంటే నా ముఖ్య ఉద్దేశమే నా ఫ్రెండ్స్‌కి చెప్పడం కాబట్టి, ఒకడికి చెప్పాను.
ఓకే. అంటే బెస్ట్ ఫ్రెండ్‌కా? లేకపోతే బెంచ్ మేటా?
ఆహ్, బెస్ట్ ఫ్రెండ్. మేం ముగ్గురం ఉండేవాళ్ళం మంచి క్లోజ్ ఫ్రెండ్స్.
ఓకే. హ్మ్. నెక్స్ట్?
హ్మ్. అయితే ముగ్గురిలో ఒకడికి చె ఆహ్, ముగ్గురు ఉన్నారక్కడ. అంటే మేం ముగ్గురం అక్కడే ఉన్నాము. ఇలా చెప్తే ఇద్దరు విన్నారు. బానే ఉంది, "అరేయ్! ఓకే రా! ఓకే రా!" అన్నారు. బానే <giggles> చప్పట్లు కొట్టారు బానే ఉంది. అయితే దగ్గర, దగ్గర ఒక 3 నెలలు అలాగే హ్మ్.
హ్మ్. హ్మ్. అంటే, ఇంగా మీరు చెప్పింది జస్టు నాకు ఆ అమ్మాయి నచ్చిందని చెప్పని దానికే మీరు చ్ మీ ఫ్రెండ్స్ చప్పట్లు కొట్టినారంటే, ఆ అమ్మాయికి మీరు ప్రపోజ్ చేసి ఆమె ఓకే జెప్తే ఎలా అంటే ఇంగ ఆ ఫ్రెండ్స్ ఇంగేం చేస్తారో అని తెలుసుకోవాలని అననుకుంటున్నాను నేను.
ఆ! ఆ! అంటే, ప్రపోజ్ చేసేదాకా యెళ్ళాలి కదండీ! కానీ ఆల్రెడీ ఒకటి నేనప్పటికే ఒక ఎదవ పని చేసేసున్నానన్నమాట. దాని ఎఫెక్ట్ తర్వాత పడింది. మేము ముగ్గురం ఉన్నాం అని చెప్పాను కదా! ముగ్గురిలో ఒకతనూ, ఎవరైతే అంటే నా నేనెక్కువగా యాక్చువల్లీ నా క్లాస్‌మేట్స్ అందరితో బా ఫ్రెండ్లీగా మాట్లాడతా.
ఏమి ఆ ఎదవ పని? <chuckles> అవును. హ్మ్. మంచి విషయమే గదా!
ఆ! అయితే, అందరిని కూడా అక్క, అక్క అని పిలుస్తా ఉంటా నా ఏజ్ క్లాసోళ్ళయినా సరే.
ఓకే.
అయితే, అందరూ కూడా నాతో ఫ్రెండ్లీగా మాట్లాడుతారూ. అందులో ఒకమ్మాయినీ ఈడిష్టపడ్డాడనమాట. నా ఫ్రెండే.
ఓహో! ఓకే.
అయితే, సో, వాడు కూడా ఏంటంటే, పక్కాగా ఒచ్చి నా పక్కన కూర్చోడానికి రీజనూ, నా పక్కనే ఉంటదా అమ్మాయి.
<sucks teeth> ఆహా! అంటే, కొంచెం బాగా క్లోజేమో అక్క, అక్క అనుకుంటాం. ఆమె గూడా తమ్ముడు, తమ్ముడు అని జెప్తు హ్మ్, మంచిగుంటది కాన్వర్జేషన్ ఓకే.
హ్మ్. అవును. అదే. అంటే, మా బెంచు పక్కనే ఇంకో బెంచు. లేడీస్‌కి సెపరేటుంటుంది గదా! సో, ఆ బెంచ్‌లో ఈ అమ్మాయి ఇక్కడుంటది, నేను పక్కనుంటాననమాట కొద్దిగా. ఆ మధ్యలో నడిచే గ్యాపుంటది. సో, వీడేంటంటే, అక్కడ నా పక్కన కూర్చొని ఆ అమ్మాయికి సైటు కొడతా ఉండేవోడు.
అవునవునులే. హ్మ్. హ్మ్ ఆ! నెక్స్ట్? <chuckles> ఆమె గుర్తించిందా, లేకపోతే గుర్తించినా, గుర్తించనట్టు యాక్ట్ జేసేదా?
ఆ! ఏమో నాకేం తెలుసు. కాకపోతే, నాకొకసారీ నోటూ నోరు ఆగకా చెప్పేసాననమాట ఆ అమ్మాయికి. నీకొకడు ట్ర ట్రై జేస్తన్నాడు. ఆడెవడో కాదు నా పక్కనే ఉన్నాడు చూడు అని.
అయ్యయ్యో! నెక్స్టేమైంది మీ ఫ్రెండుని బా బుక్ చేసేసారు మీరు?
ఆడసలు అక్కడ లేడు. ఆ తర్వాత నుంచీ ఆ అమ్మాయేమో వాడి వైపు సీరియస్‌గా చూడడం.
హ్మ్.
ఆ! ఆడక్కడనుంచసలు క్లాస్‌లో కూడా నా పక్కన కూర్చోకుండా, చాలా దూరంగా కూర్చుని అయితే నేనేంటంటే, అదే టైంలో
మీరెంత మంచి జలక్కిచ్చాక ఇంగెందుకు గూర్చుంటాడులేండి మీ పక్కన. హ్మ్.
అదే కదా! అదే టైంలో ఇలా చూపిచ్చానూ, ఆ తర్వాతేంటంటే, ఈడు బాగా మనసులో పెట్టేసుకున్నాడండీ.
అయ్యయ్యో! హ్మ్. బాగా హర్ట్ చేసినట్టున్నారబ్బా మీరు.
పెట్టేసుకొని ఒక 3 నెలలు ఆ! అంటే నాకు అది తెలియదు ఆడంత హర్టయ్యాడని కూడా.
అవునులే మీరు జోవియల్‌గా చేయాలనుకున్నారు. అది కొంచెం మిస్ ఫైర్ అయింది అంతే. నెక్స్ట్?
అదే కొంచెం కాదు బానే మిస్ ఫైర్ అయింది తగలబడిపోయిందాడికి. <chuckles>
ఓకె. <chuckles> ఆ! నెక్స్ట్?
ఆహ్, ఏం జరిగిందంటే నేను ఆ అమ్మాయికి ప్రపోజ్ చేద్దాం అని చెప్పేసి ఫిక్సయిపోయి అంటే, ఆ 3 మంత్స్ గ్యాప్‌లో ఆ అమ్మాయిని పద్దాక చూడడం, ఆళ్ళ క్లాస్ ఎళ్ళిన లేకపోతే అంటే వాళ్ళది వేరే సెక్షన్. మాది వేరే సెక్షను.
హుహు. ఓహో! సేమ్ సెక్షనయ్యుంటే ఇంకా లెసన్స్ కూడా వినకుండా ఆమెనే చూసేవారేమో! <chuckles>
హ్మ్. ఆ! <chuckles>
అండ్ ఇంకోటి మీరిందాక అన్నారు కదా! మీ క్లాస్‌లో అందరినీ అక్క అక్క అని పిలుస్తారని మరి ఆ అమ్మాయిని మాత్రం ఎందుకు అక్క అని పిలిచలేదు ఆ అమ్మాయిని ఫస్ట్
అవును. మా సెక్షన్ కాదుగా మా సెక్షన్ కాదుగా. <giggles>
ఓకే. ఆ అమ్మాయిని మీరు ఆరంజ్ డ్రెస్‌లో చూసా అంటున్నారు కదా! ఆ డ్రెస్‌లో చూడక ముందు అంతకు ముందు ఏమైనా చూసారా?
అవును. లేదసలు. నోటీస్ చేయను నేను. నా పనిలో నేను ఉంటాను. నా గోలలో నేను ఉంటాను ఎక్కువ మందితో మాట్లాడను. ఆ!
ఒకే. ఫస్ట్ ఫస్ట్ టైమ్ చూడడమే ఆరెంజ్ డ్రెస్‌లో చూసారు ఫ్లాట్ అయిపోయారు అంతేనా?
ఆ! అసలు నిజంగా ఏదో సినిమాలో ఒక దేవతని చూస్తే ఒక బ్యాక్‌గ్రౌండ్ వస్తది చూసారా ఆ రేంజ్‌లో చూసాననమాట.
ఆ! ఏ మ్యూజిక్ ప్లే అయింది మీ బ్యా మీ మీ బ్యాక్‌గ్రౌండ్‌లో అప్పుడు.
అ నా ఓన్ అండి. <humming> 'టన ట ట ట్ట ట ట' అని చెప్పేసి ఒక చిన్న మ్యూజిక్కు నాకు నేనే ఆహ్, వాయించుకున్నాననమాట.
<laughs> ఓకె. సరే మరి అంత లవ్వుంది. ఆమెకి సైట్ కొడుతున్నారు అంతా బానే ఉంది. మరి ఎప్పుడు ఆమెతో ఏ సంభాషణ చేసారు అండ్ మీ లైఫ్‌ని ఏ విధంగా మార్చినారు అని ఇంకా చెప్పలేదు మీరు.
హ్మ్. ఒక్కసారి ఏం జరిగిందంటే అందరం కలిపి ఇప్పుడు కొంచెం ఎడ్యుకేషనల్ టూర్స్ టైప్‌లో ఎక్కడన్నా ఏదన్నా సెమినార్స్ జరుగుతుంటే స్టూడెంట్స్‌ని కూడా తీసుకెళ్తారు గదా!
ఆ! అవునవును. తీసుకెళ్తారు.
అలాగా నేను వెళ్ళాను. ఆ అమ్మాయి కూడా వచ్చిందన్నమాట ఒక 10 మందొచ్చాము.
ఆహా!
ఇద్దరం ఉన్నాము. అయితే ఆ అమ్మాయి జస్టేంటంటే వాళ్ళ నాన్నకి ఫోను చేయాలి. అంటే లేట్ అవుతుంది. వాళ్ళ నాన్నకి ఫోను చేయాలని జెప్పేసి అప్పట్లో కాయిన్ బాక్సులుండేవి.
అవునవును. కరెక్ట్. రూపాయేస్తే ఫోన్ జేయొచ్చు. 16 సెకండ్స్ ఆహ్, 60 సెకండ్సేలే 1 మినిట్ ఆ!
హ్మ్. అవును. ఆ! అంతే. 60 సెకండ్స్ అంటాడు గాని అంతకు ముందే కట్టయిపోద్ది అది వేరే విషయం. <chuckles> అయితే మాట్లాడతారని జెప్పేసి సరే నేను కూడా తోడొస్తాను అని జెప్పి ఆహ్, తన్
<chuckles> ఓకే. హ్మ్. హ్మ్. అప్పటికే పరిచయం ఉందా ఇద్దరికీ?
లేదు. అంటే తనకర్థమైపోయింది. ఓహో! ఒకళ్ళకి చెప్తే చాలు గదా! అందరికెళ్ళిపోద్ది గదా! పాసయిపోద్ది క్లాస్ మొత్తం.
<chuckles> గదేపడిగా ఆమెకు పాస్ అవ్వాలనే స్టార్ట్ జేశినట్టుంది. <laughs> నెక్స్టు.
అదే. <chuckles> అయితే ఆ అమ్మాయి దగ్గరికెళ్లి మీ నెంబర్ ఇస్తే నేను కూడా మాట్లాడతాను గదా! అన్నట్టుగా అంటే వాళ్ళ నాన్న నెంబర్ తీసుకోవడం అదంతా జరిగింది.
ఓహో! హ్మ్. ఇచ్చిందా?
ఇ ఇక్కడేం జరిగిందంటే నన్ను రిసీవ్ జేసుకోవడానికి మా నాన్నొచ్చారు.
అయిపాయె. బుక్కూ.
అయిపాయి. బుక్కయిపోయాను.
మీ నాన్న సీరియస్సు ఏమన్నా లుక్కిచ్చాడా? అంటే
అంట్ లేదు, లేదు, లేదు. అరే, ఎవ ఏంట్రా అంటే, లేదు నాన్న తనేదో ఫోను మాట్లాడుకుంటానంటే ఒచ్చానంటే, "ఆహా! ఓకే అమ్మ. ఎవరు" అంటే కొద్దిగ పరిచయం జేశాను, మా క్లాస్‌మేటే అది ఇది అని చెప్పి.
హ్మ్. అబ్బా! ముందు నుంచే అప్పడికే పరేష సూపర్. నెక్స్టు? <giggles> మీ నాన్నెప్పుడైనా అనుకున్నారా? అంటే, ఇప్పుడు పెళ్ళయిపోయింది కదా! ఆ! వీడూ
ఆ! <giggles> పరిచయం చేశాక హ్మ్. అంటే, పెళ్ళయింది ఆ అమ్మాయితో కాదండీ.
అహా! కాదా?
ఆ! అది నా ఫెయిల్యూర్. <giggles> అది నా ఫెయిల్యూర్ లవ్ స్టోరీ.
ఇదేం ట్విస్టు. ఓకే. <chuckles> తర్వాతేమైంది?
హ్మ్. అయితే, ఇకా ఆ తర్వాతేం జరిగిందీ, ఆ అమ్మాయికీ బాయ్ చెప్పేసీ తను ఎళ్ళిపోయింది లోపలికి. సెమినారింకా, ఇంకా కంటిన్యూ అవుతుంది. అయితే, నేనైతే మా నాన్నొచ్చేసారు కదా! అని జెప్పేసి, నేనూ ఇంకా స్టార్టయిపోయాననమాట.
ఆ! తర్వాతా?
హ్మ్. ఆ తర్వాతొక సిచ్యువేషన్‌లో ఏంటంటే, కొద్దిగా క్లాస్ మొత్తానికీ, స్కూలు మొత్తానికి, అందరికీ తెలిసిపోయా. అంటే, నేనీ ఫోను నంబర్ తీసుకున్నాను గదా! ఆ ఫోను జేసినప్పుడు వాళ్ళ నాన్న లిఫ్ట్ చేశాడు.
హ్మ్. హ్మ్. ఓకే.
ఆహ్, నేను కంగారులో అంటే, తన గురించే ఫోను జేశానన్నట్టుగా మాట్లాడతంటే, "అసలెవడ్రా నువ్వు," అది ఇది అని జెప్పి కొద్దిగా సీరియసయిపోయారనమాట.
హ్మ్
హ్మ్. అదంతా జరిగి ఇక మా పేరెంట్స్‌ని పిలవడానికి ట్రై జేస్తుంటే నేను వద్దు అని జెప్పి అవసర లేదు. ఇక తనకి నాకు ఎలాంటి ఏమీ ఉండదని చెప్పి వాళ్ళు బలవంతంగా నా చేత్తో లెటర్ కూడా రాపిచ్చి సైన్ జేపిచ్చుకున్నారనమాట.
తరవాతేమైంది? హ్మ్. రాఖీ గూడా ఏమన్నా గట్టిచ్చారా?
లేదు, లేదు. అప్పుడు రాఖీ పండుగ రాలేదనుకుంట అయిపోయినట్టుంది.
<giggles> ఓకే. సో
సో సో హ్మ్. ఈ లెటర్ రాసింది గానీ లేకపోతే వాళ్ళు నన్ను పట్టుకున్నది గాని ఇదంతా మా నాన్నకి ఆటోమేటిక్‌గా తెలిసిపోద్ది గదా! అంటే మా ఫ్రెండ్స్ చెప్పేసారు. హ్మ్. సో అప్పుడు ఇక 10త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తరువాత అప్పడు వరకు డిస్టర్బ్ చేయలా 10త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తరవాత
మీ ఆ! కరెక్ట్. కరెక్ట్. కరెక్ట్. ఆ! ఆహా! అవునులే. డిస్టర్బ్ జేస్తే మళ్ళీ ఇన్‌కేస్ నువ్వేమన్నా ఫెయిల్ అయ్యావనుకో మీ వల్లే మీరు అలా అనడం వల్లే ఫెయిల్ అయితారని మీరంటారేమో అని ఏం జే డిస్టర్బ్ జేయలేదేమో. ఆ?
ఆ! ఛా! అదేం లేదు. అంటే ఆయనెప్పుడు నాతో సీరియస్ కూడా అవ్వలేదు. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే అసలు "ఆడెవడు అసలు నా కొడుకు చేత లెటర్ రాపిచ్చుకోవడానికి" అన్నట్టు ఆయనే సీరియస్ అయ్యారు యాక్చువల్‌గా.
ఓహో! బానే సపోర్ట్ ఉందట్లైతే మీ ఫాదర్ నుంచి.
హ్మ్. అవును. అయితే హ్మ్.
మరి ఇక్కడ అంటే మెయిన్ మిస్‌ మ్యాచ్చొచ్చిన సంభాషణ ఏంటి అంటే, మీరు ఆ అమ్మాయి అనుకోని లేపోతే ఆ అమ్మాయి గురించి వాళ్ళ ఫాదర్‌కి చెప్పడం వల్ల ఆహ్, ఇదంతా ఇంత సీన్ జరిగిందా? హ్మ్.
హ్మ్. అంటే బేసికల్‌గా తను లిఫ్ట్ చేసినప్పుడు నేను నార్మల్‌గా మాట్లాడేస్తున్నా పక్కనే వాళ్ళ నాన్నున్నాడంట. ఆహ్, ఆ ఫోన్లు లేదు. నార్మల్‌గా ఉన్నా కూడా కొంచెం మాటలు బయటికినపడతాయి. కొద్దిగా వాల్యూమ్ ఎక్కువుంటే హ్మ్.
ఓకె. స్పీకర్ ఆన్‌లో ఉందా ఎట్లా? విన్ అవునవును. కరెక్టు. అంటే ల్యాండ్‌ లైనైతే ఇంకోటుంటది. దాని నుంచి విన్ వినొచ్చు. కరెక్ట్.
ఆ! అది ల్యాండ్‌లైన్ కూడా కాదు. నార్మల్ ఫోనే ఆ డబ్బా ఫోనుల్లో ఏంటంటే చైనా సెట్లుండేయి ఎక్కువగా అదేంటంటే <chuckles> మనం మాట్లాడు
ఫోనేనా? ఓకే. దాని వల్ల వాయిస్ బయటికొచ్చేసేదా?
అదే. వాయిస్ బయటికొచ్చేసి ఆళ్ళ నాన్నకి తెలిసిపోయిందన్నమాట. అయితే ఇక ఇప్పుడు సంభాషణ జరిగిందన్నమాట. మా నాన్న నన్ను ఒక కాలేజీ దగ్గరికి తీసుకెళ్ళి ఏదైతే నేను తర్వాత చదివానో అదే కాలేజీకి తీసుకెళ్లారు, అంతకు ముందే నన్ను.
ఓకే. హ్మ్. తీసుకెళ్ళి?
తీసుకెళ్ళి ఈ కాలేజీలో చదువుకుంటే ఇలా సెటిలవుతారు అది ఇది అని చెప్పి. "అరే! ఏదో ఒకటి జరిగిపోయింది నీ జీవితంలో దాన్ని వదిలేసేయ్" అని చెప్పి ఇక ఆహ్, కొంచెం చెప్పడం జరిగిందనమాట. ఒక సంభాషణ, ఒక ఆల్మోస్ట్ ఒక 40 మినిట్సు. ఆ 40 మినిట్స్‌లో ఒక్కసారి కూడా నాది తప్పు అనడం గానీ, లేకపోతే "నువ్వె ఇంకోసారి ఇలా చెయ్యకు" లేకపోతే ఐ మీన్ ఆహ్, అంటే ద ఈ "ఎందుకు చెడిపోయావు" అని గానీ, తిట్టడం గానీ ఏం లేదండి.
ఆ! ఓకె. ఆ! ఆ! ఆ! ఆ 40 మినిట్స్ అన్నావు గదా షం సంభాషణ. సో దాంట్లో నీకు బాగా ఒక పాయింట్ ఎదో ఒకటి గుండెనికి టచయ్యి ఉంటది గదా! అదెదో చెప్పు?
అవును. అవును. అంటే "ఎవరన్నా నీ మీద ఒక నమ్మకం పెట్టుకుంటే మాత్రం, ఆ నమ్మకాన్ని నువ్వు ఏదన్నా చెయ్, ఏదన్నా చెయ్ గానీ ఆ నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకోకూడదు. మన జీవితంలో నువ్వు డబ్బులు సంపాదించినా, లేకపోతే నీకి ఏది నచ్చిందో ఆ పని చేసినా ఏదన్నా చేసుకో కానీ నిన్ను నమ్మి ఎవరైతే ఉన్నారో వాళ్ళ నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకోకు" అని జెప్పేసి చెప్పారనమాట.
అవును. ఓకె. అంటే మీ నాన్నగారు అలా చెప్పాక ఇంక దాని తర్వాత నుంచి మీరు ఇంకా ఎవరిని ప్రేమించలేదా? లైకింకా అప్పటినుంచి ఫుల్ ఫోకసంతా స్టడీస్ మీదే ఉంది దాని తర్వాత కెరీర్. ఇలాగే సాగిందా మంచిగా? లేపోతే మధ్యలో ఇంకేమన్నా అయిపోయిందా?
హ్మ్. లేదు లేదు యాక్చువల్‌గా ఎగ్జామ్స్ కన్నా ముందే ఇంకొక అమ్మాయొచ్చారు.
ఆ! ఓహ్! ఓకే, నెక్స్ట్?
ఆ! ఆ! పాపం ఆ అమ్మాయి నన్ను ఇష్టపడుతుందంట తర్వాత తెలిసింది. సో, ఆ కన్వర్జేషన్ అది కా <chuckles> ఈ అయితే నాన్నగారు చెప్పినప్పుడు ఏంటంటే, నాకు వేరే ఇంకేం థాట్స్ లేవు. యాక్చువల్ నాకు ఒకటి తెలుసు అంతే. వేరే పర్సన్ కూడా నన్ను ఇష్టపడుతున్నారు అని తెలుసు అంతే.
ఆహా! అంతేగాని మీరు మళ్ళీ ఆ అమ్మాయి ఎవరు అని ఎంక్వైరీ ఇలాంటివి ఏమి చేయలేదు. ఎందుకంటే, మీ నాన్నగారు చెప్పడం వల్ల, ఆ మాటల వల్ల, అంతేనా?
ఆ! ఆల్రెడీ అంత గొడవయ్యి లెటర్ రాసాను కదండీ! ఇంకా సిగ్గుండాలి నాకైనా ఇమ్మీడియేట్‌గా అదే.
ఓకే, ఓకే. పర్లేదు కొంచెం ఫెడరల్‌ గానే ఉన్నారు. కానీ, మళ్ళీ దాని తర్వాత ఏదో ఒక సందర్భంలో మీ ఫ్రెండ్స్ చెప్పడం, ఒరేయ్! ఆ అమ్మాయి నిన్ను ఇప్పటికి ఇష్టపడుతుందని, అలాంటప్పుడేమన్నా తెలుసుకోవాలని ట్రై చేసారా?
అవును. ఎవరి గురించి? ఫస్టా, సెకండా?
సెకండ్, సెకండ్, సెకండ్.
ఆ! సెకండ్ అయితే తర్వాత నుంచి టచ్‌ లోనే ఉన్నారండి. టచ్‌ లోనే ఉన్నారు. తర్వాత నేను కాలేజీకెళ్లినప్పుడు ఆ తర్వాత హ్మ్, ఆహ్, రెగ్యులర్ అనమాట. ఇక రెగ్యులర్ టచ్‌లో ఉన్నారు. ఫేస్‌బుకు, ఆర్కుట్ అనేది అప్పట్లో ఆర్కుట్ ఒకటి. ఇక ప్రతి దానిలోను టచ్‌లో ఉండి పెళ్లి అయిపోయిందిగా ఆవిడతోనే.
హ్మ్. ఓకే. ఇప్పటికే టచ్‌ లోనే ఉన్నారా? ప్రెజెంట్ వరకు? ఓహో! అంటే ఎవరైతే అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడ్డారో ఆమెనే మీరు పెళ్లి చేసుకున్నారనమాట.
అంతే. అవును. నేను
అంటే, ప్రపోజ్ ఆమె చేసిందా, మీరు చేశారా?
ఆ! ఆవ్ మొదటావిడా ప్రేమించారు, తర్వాత నేను ప్రేమించాల్సొచ్చిందండి.
హ్మ్. <chuckles> సినిమా డైలాగులు. బట్, యాక్చువల్‌గా ఇక్కడ మెచ్చుకోదగ్గ విషయమేంటంటే, <sniffs> మీరంత చిన్న వయసులో కూడా, అలా జరిగింది గదా! ఫస్టమ్మాయితో, మీ నాన్న గారు మీకీ ఏం ఒక్క మాట కూడా అనకుండా అంటే, తిట్టలేదనమాట చెప్పాలంటే. దాన్ని ఎలా డీల్ జెయ్యాలో అలాగే డీల్ జేశారు. అండ్ నెక్స్ట్
<laughs> అవును. ఆ! అంటే, ఆ వయసులో అందరూ అలాంటి సిచ్యువేషనే ఉంటారు కానీ, నువ్వర్థం జేసుకో అన్నట్టుగా చెప్పారండి. తిట్టలేదు.
ఆ! యాహ్! యాహ్! అండ్ ఇంకోటి కూడా ఏంటంటే, దాని తర్వాతింకా హయ్యర్ స్టడీస్ చేస్తున్నావు. సో, అప్పుడు గూడా ఎక్కడ తప్పుదారిపోతావో అనేది మెయిను. ఒకరు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్నయితే ఒమ్ము జెయ్యకన్నది ఒక చాలా పెద్ద విషయమనే జెప్పచ్చు. <smacks lips> చాలా బావుంది. ఒక ఇంట్ అంటే, మీ నాన్న సంభాషనే మెయినిక్కడ చెప్పాలి అంటే, ఇంత పెద్ద కథలో.
అవును. అదే. అదే అండి. అదే. <giggles>
చాలా చక్కగా ఉంది మీతో మాట్లాడడం. చాలా ధన్యవాదాలు. ఇన్ని విషయాలు పంచుకున్నందుకు.
మీకు కూడా అండి. చాలా ధన్యవాదాలు. ఎప్పుడో నేను మర్చిపోయినియన్నీ తవ్వి తవ్వి తీశారు. <chuckles> చాలా ధన్యవాదాలు.
<laughs> ఓకే.